అవును. మిగతా డేస్ ఇక్కడున్నారు.
మిగి మిగతా డేస్ ఇక్కడుందాం. ఒక 7, 8 ఏదో ఇక్కడుండి. దా
మరి ఎలా మళ్ళీ తిరిగొచ్చారు మీరున్నటువంటి ప్లేస్‌కి? ఎక్కడ? ఏది వైజాగా? హైదరాబాద్‌కా ఎ‌క్కడికి? తిరి
అ దాని తర్వాతేంటంటే మేము మొత్తం అక్కడ తిరిగేసిన తర్వాత దానుతర్వాత మేము చేసామంటే మళ్ళీ హైదరాబాద్ ఒచ్చేసాము. హైదరాబాద్ ఆ! హైదరాబాదొచ్చిన తర్వాత ఏంటంటే మా అవ్వగారికి అరకు వెళ్ళాలనుండె. <giggles> అయితే మేమేం చేసామంటే, సరే అరకు వెళ్ళాలి తొందరగా ఇంటికొచ్చేసి, ఒక 1 డ్రె అట్లా ఏదో రెస్ట్ తీసుకున్న తరువాత ఆ కారుండే మాదిమాట మాకు. మేమేం చేసామంటే కార్‌లో అందరము ఎక్కి, ఎర్లీ మార్నింగ్ 4, 5:00కి బయలుదేరాం మేము.
అవును. వచ్చేసారు. అవును. ఓహ్! ఓకే. అండి అలసట అనిపించలేదా ఆల్రడీ 20 రోజులు ట్రిప్పు. మళ్ళీ అరకుకి వెళ్ళడమంటే?
అంటే అంటే అ అలా అంటే అలా అనిపిచ్చేది, అరె! ఏంటి ఇంత టైయాడ్‌గుంది అలా గూడా అనిపిచ్చేది. కానీ ఏంటంటే అవన్నీ చూడాలి మా ఫ్రెండ్స్‌కెళ్లి చెప్పాలి. మేము ఇలా తిరిగాము, మేమిక్కడికెళ్ళాము అలా పిల్లలుగున్నప్పుడు
తిరిగాము. తిరగాము. ఆ! పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా సరదా ఎక్కువ ఎక్కువ తిరగాలనే ఉంటుంది. అవును.
ఆ! అయితే మేమేంచేసామంటే, ఇగ హై హైదరాబాద్ నుంచి వైజాగ్ కార్‌లో వెళ్ళి ఆ! అ కార్‌లో పెద్ద ప్రాబ్లమేం కాదు. డాడే డ్రైవ్ చేసేవారు. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ అరకు వెళ్ళామనమాట. అరకు, ఆ అరకు మేమెళ్ళిన టైంలో చాలా బావుండే అన్నమాట. అక్కడెంటంటే ఆహ్, బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ గూడా ఉండే అరకులో.
అవును. అరక్కువ్యాలా? అవునండి. బిర్యానీ, ఓహ్! నిజంగా అవన్నీ ఫేమస్ కదండీ! అక్కడ?
ఆ! అవన్ ఆ! అవన్నీ చాలా ఫేమసండి అక్కడ. అక్కడ అవే అమ్ముతున్నారు.
అవును. అమ్ముతున్నారు. ఆ!
హ్మ్. అయితే అదంతా తినినతర్వాత అరుకులో మొత్తం ఇలా ఆహ్, మనకేంటంటారు? ఇలా గుహలుంటారు కదా! అవన్నీ తిరిగి లోపలంతా ఏదో బ్యాట్స్ ఏవేవో ఉండే లోపల. అక్కడ ఆ! అక్కడ తిరిగి ఫోటోస్ తీసుకొని దాని తరువాత మళ్ళీ ఇంటికచ్చేసామన్నమాట మేమందరం.
అవునండి. అవును. వచ్చేసారు. నిజంగా అండి. చాలా చక్కగా వివరించారు. మీ ప్రయాణం ఎలా సాగిందని. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అవునండి. ఆ! మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.

అవునవును.
ఆ! అందుకే ఏం చేశామంటే, మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకొని, దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాం.
ఢిల్లీకి వెళ్లారు. డైరెక్ట్‌గా డె ఓహ్! ఢిల్లీకి వెళ్ళిపోయారు. అదే డైరెక్ట్‌గా మీరు రాజస్థాన్‌కెళ్ళలేదు.
ఆ! డైరెక్ట్, డైరెక్ట్ ఢిల్లీ. ఆ! ల డ యెళ్ళలేదెళ్ళేదు. ఫస్టు ఢిల్లీకి వెళ్ళాం. ఎందుకంటే, మేము చెన్నైలున్నప్పుడే చాలా మంది మాకేం చెప్పారంటే, ఢిల్లీలో ఆహ్, రెడ్ ఫోర్ట్ అది చాలా బావుంది. దాని తరువాత అక్కడ ఆహ్, ఇంకా ఫేమస్ ప్లేసెస్ గూడున్నాయి ఢిల్లీలో.
ఢిల్లీలో. అవునండి.
ఆ! అయితే ఏంటంటే, మీరక్కడికెళ్ళండి. దాని తర్వాత ఇండియా గేట్ గూడుంది కాబట్టి ఢిల్లీలో, అవన్నీ చాలా బావున్నయి. ఇంకేంటంటే, మేవు యెళ్ళిన టైంలో ఏంటంటే, అక్కడ బయటంతా లైట్స్ పెట్టడం అవన్నీ అవుతున్నాయి. అయితే ఇప్పుడే యెళ్ళిపోతే ఏంటంటే, మీరవన్నీ చూడొచ్చు, మీరు ఆహ్, టైమయిపోయిందనుకోండి, మీరు చూడలేరు అని అంటే, సరే సరే, ఓకే, తొందరగెళ్ళిపోవాలని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా బుక్ చేసుకొని యెళ్ళామనమాట మేము. ఆ! వెళ్ళిన తరువాతే
చూడొచ్చు. అవును. అవును. వెళ్ళాయి వెళ్ళిపోయారు. అంటే, మీరు ఒకా ఆహ్, ఢిల్లీలో ఎన్ని రోజులు గడిపారు అక్కడ?
ఢిల్లీలో ఒకా మేబీ ఒక 10 డేసట్లా గడుపుండొచ్చు ఢిల్లీలో.
ఓహ్! 10 డేసంటే, చాలా చాలా ప్రదేశాలు జూసేసుంటారు.
చాలా పెద్దది. ఆ! చాలా పెద్దది. అంటే, మేము జస్ట్ త్రీయే ప్లేసేసనుకున్నాం కాబట్టి, చెన్నై, ఢిల్లీ, రాజస్థాన్. ఈ 3 ప్లేసేస్‌లో ఒక 20 డేసలా ప ఉంటే చాలు కదా! మరీ ఎక్కువ అవసరం లేదు.
ఆహా! అవునవును.
అనుకోనీ మేమందరమెళ్ళామనమాట.
అయితే, ఈ అంటే ఇప్పుడూ ఢిల్లీలో మీరు చూసిన ప్రదేశాలూ ఏవేవి జూశారండి? ఇప్పుడు రెడ్ ఫోర్ట్ జూసారు మీరన్నట్టు. ఇండియన్ గేట్ జూసారు.
హ్మ్. హ్మ్. రెడ్ ఫోర్ట్. దాని తర్వాతా ఇండియా, దాని తరవాత తాజ్ మహల్ గూడుంది కదా! అప్పుడు మేవింక, అప్పుడు మేవింక చిన్నగుండే. అప్పుడు మాకేంటంటే, బుక్స్‌లోనే తెలుసు, తాజ్ మహలంటే ఆహ్ ఆ! జస్ట్ షాజహాన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అంటే. ఆహ్, మేమందరమేం చేశామంటే, తాజ్ మహల్‌కి వెళ్ళాం. దాన్ని నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడయితే ఫుల్ షాక్కయిపోయాం మేమందరం. అంత ఆ! ఇంకా అక్కడేంటంటే, వాళ్ళు చెప్తున్నారు కదా! గైడ్స్, ఇది అంతా మా మాషీన్ మేడ్ కాదు, ఆహ్, వాళ్ళందరూ చేతులుతో కట్టారు. ఆ! అలంతా చెప్తుంటారు కదా! అది విని ఇంకా షాకనిపించిందనమాట. అంటే, ఇంతా బ్యూటిఫుల్ మన ఇండియాలో ఉంది. దాన్ని చూడడాన్ ఆ! దాన్ని చూడడానికి ఎక్కడెక్కడ కంట్రీ అందరొస్తున్నరు. ఆహ్, ఒచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు. అసలు మీరు ఢిల్లీకెళ్తే మొత్తం ఫారినర్సే.
అవును. <giggles> అవును. అవును. తాజ్ మహల్‌కెళ్లారు. నిజంగంత పాలరాతితో, అద్ అద్భుతంగా కట్టారు. అదే, అదే, అదే. ఒస్తున్నారు.

ఓకె. అయితే, మీరు ఇప్పుడు ఢిల్లీలో ఒక 10 రోజులు గడిపాకా, మీరు చెప్పినట్టు మళ్ళీ ప్రయాణం ఎలా కొనసాగించారు రాజస్థాన్‌కి?
ఆ! హ్మ్. ఇప్పుడు ద్ ఇప్పుడు దాని తర్వాత మేవేం చేశామంటే, ఇప్పుడు ఢిల్లీలో మొత్తవంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి రాజస్థాన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం మేము. ఆ! అంటే, ఇప్పుడు అప్పుడు రాజస్థాన్ క్రేజేంటంటే ఆహ్, ఇప్పుడు రాజాలుండేవారు, ఒక మ్యూజియముండేది, ఆహ్, దాంట్లో రాజాది అంతా బట్టలున్నాయి అవి ఇవి అంటే, సరే అని చెప్పేసి మేమేం చేశామంటే, ఇక డైరెక్ట్ ట్రైనే తీసుకున్నాం. ఇంక ఫ్లైట్ తీసుకోలేదు.
రాజస్థానెళ్ళాలని ప్లాన్ జేసుకున్నారు. అవును. రాజాల మ్యూజియం. అవును. ఓహ్! ఒక ఢిల్లీ నుండి రాజస్థానికీ అంటే, రాజస్థాన్ ఎక్కడ ఏ ప్రదేశానికెళ్లారు? జైపురా, లేకపోతే ఉదయపూరా? జె
డైరెక్ట్ జైపూర్‌కే యెళ్ళాము. ఒక 8 అవర్స్ అంతే ఇక్కడ నుంచి అక్కడికీ. ఢె‌ల్ ఆ! ఢిల్లీ నుంచీ అక్కడికి 8 అవర్స్ కాబట్టీ, ఉదయమే వెళ్ళిపోతాం. అదే మనము చెన్నై నుంచి రాజస్థాన్ వెళ్ళాలంటే చాలా లాంగయిపోతుంది. అందుకే ఆ! అందుకే మేమేం చేశామంటే, ఇక జస్ట్ ఢిల్లీ‌లోనే ఉన్నాం కాబట్టి, అక్కడి నుంచి ఒకా ఆహ్, ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామనమాట 8 అవర్స్. డైరెక్ట్ జైపూర్‌కే వెళ్ళిపోయాం. అంటే, సెంటర్‌లోనే యెళ్ళాము మేము.
8 అవర్స్. ఆ! రాత్రి పడుకుంటే ఉదయంకల్లా ఎళ్ళిపోదాంలేండి. పెద్ద ప్రాబ్లమ్ గాదు. అవును. చాలా లాంగయిపోతుంది. అవును. అవునండి. యెళ్ళిపోయారు. ఆ! అక్
ఆ! యెళ్ళి, యెళ్ళిన తర్వాత, అక్కడా మాకేంటంటే, మ్యూజియమూ ఫేమసని తెలిసింది రాజస్థాన్‌లో.
అవును.
దాని తర్వాత సిటీ ప్యాలెస్ గూడుంది రాజస్థాన్‌లో.
స్ సిటీ ప్యాలెస్‌కి వెళ్ళిపోయారు మీరు.
వెళ్ళి ఆ! దాని తర్వాతేంటంటే, మ్యూజియం‌కెళ్ళిన తరవాత అక్ ఆ! చాలా.
చాలా ప్యాలెసులుంటయి. జా అంటే, మనకు జైపూర్ కావచ్చు, ఉదయపూరూ అంటే, ఇవన్నీ ప్యాలెసితే ఫేమస్. ఎలా అనిపిచ్చింది నిజంగా ఈ జైపూరు, ఆ ప్యాలెస్, ఇవన్నీ చూస్తుంటే ఒక అద్భుతంలాగనిపిచ్చిందా మీకు?
ఆ! చాలా. చాలా. ఆ! అదే. అసలది నా ఆహ్, కళ్ళతోటి చూస్తే అయితే నేనయితే ఫుల్లిలా షాకయిపోయాను.
<giggles> నిజమండి. ఎవరైనా మొదటిసారి యెళ్ళినప్పుడు మనకూ ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది ప్రయాణం.
ఆ!

ఆ! అంటే ఒక ట్రావెల్సుండే అన్నమాట ఇట్లా అందరు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు కలిసి, ఒక ట్రావెల్స్ మాట్లాడుకున్నాము. ఆ! అట్లా మాట్లాడుకొని అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఆహ్, చెన్నైకి దాని తర్వాత ఢిల్లీకి దాని తర్వాత రాజస్థాన్‌కి
ఓకే. అలా మాట్లాడుకున్నారు. ఆ! అవునవును. ఆ! అంటే మొత్తం భారతదేశమంతా మీరు చొ చుట్టారు. అయితే అప్పుడు.
అ ఆ! అక్కడంతా యెళ్ళామన్నమాట. <chuckles> అంటే, అంటే ఆల్‌మోస్ట్ ఇంక అంతా అనుకోవచ్చు. అప్పుడు అంటే నేను కొంచెం చిన్నగా గూడుండే అప్పుడు అంటే చా ఆహ్, చాలా అంటే చాలా పెద్ద అండి. అంటే అసలు ఇక్కడి నుం ఆహ్, ఎన్ని రోజులంటే ఒక మేబి 20 డేస్ అయ్యుండొచ్చు.
అవునవును. చాలా పెద్ద ప్రయాణమండి ఇది నిజంగా. బాధక్ ఎన్ని రోజులు? అవును. ఎన్ని రోజులు? ఆ! అదే! మినిమం అన్ని రోజులన్న పడుతుందండోయ్!
మినిమమ్ 20 డేసయితే అయ్యుండొచ్చు. అంటే నాకు గుర్తుండి ఉన్నంతవరకయితే 20 డేసయితే అయ్యింది.
ఆ! ఎట్లా అది మీరు చెప్పండి? ఆ ప్రయాణం ఎలా జ ఎక్కడినుంటి ఎప్పుడు ఎప్పుడు అది మొదలయింది? ఎలా ప్రయాణం జేసారు? ఎలా ప్లాన్ జేసుకున్నారు ప్రయాణానికి?
ఆప్ ఆ! హ్మ్. ఆ! అంటే అప్పుడేంటంటే మమ్మీ డ్యాడీయే కాబట్టి ప్లానింగ్. మేమంతా చిన్నపిల్లలు ఉండే మేమంటే ఏంటి జస్ట్ బట్టలు సదురుకోవాలి ఏం తినాలి? అవే ఉండేవి. అప్పుడు ఏంటంటే మమ్మీ డ్యాడీ మొత్తం ప్లాన్ చేశారు. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి చెన్నైకెళ్ళాలి. చెన్నైలో ఏంటంటే, మోస్ట్ ఫేమస్ అక్కడ ఏంటంటే చర్చ్ ఉంటుంది. దాని తర్వా ఆ! చెన్నైలో చర్చెస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇంకేంటంటే అక్కడ బీచ్ గూడా ఉంటుంది గదా! ఆ! బీ ఆ! బీచ్ కూడా చాలా బావుంటుంది చెన్నైలో. అందుకే
<chuckles> అవును. అదవునవును. చెన్నైకెళ్లారు. అవ్ చెన్నైలో. అవును. బీచ్ ఆ! అవునండి. ఏం బీచ్ అండి? దానికి ఏమైనా ప్రత్యేకం ఉందా? పేరేమైనా ఉందా? ప్రత్యేకం.
అంటే ఆహ్, దానికి అదేదో పేరుండేది నేను అప్పుడు చాలా చిన్నగున్న నాకంత ఐడియా లేదు.
ఆ! చాలా పెద్దగుంటుంది. మీరు చెప్పినట్టు చెన్నై బీచ్ చాలా పెద్దగుంటుంది.
ఆ! చా చాలా పెద్దగుంటుంది. ఆ పేరు గూడా అంటే నార్మల్‌గా ఇలా ఉండవు. అదేదో తమిళ్‌లో ఉంటుంది పేర్లు.
అవునవును. అవును. టబిళ్‌లో ఉంటది మనకసలు. అవును. అవును.
ఆ! తమిళ్లో ఉంటాయనమాట. అంటే సరే అని ఫస్ట్ ఆ చెన్నై బీచ్‌కి వెళ్ళామనుకున్నాం.